ఇది మీరు చెప్పింది మనం ఎవ్వరము మనం ఆపలేమండి. చెప్తున్నాను గదా. అది ప్రతి వ్యక్తిగతంగా ఉంటుంది ఆగాలనేది, మార్పు తెచ్చుకోవాలనేది వ్యక్తిగతంగా ఉంటుంది. మనం మాక్సిమం ఏం చేయగలుగుతాం ఫోన్ తీసేసుకోగలుగుతాము. ఫోన్ తీసేసుకుంటే, ల్యాప్‌టాప్‌లో చూస్తారు. ల్యాప్‌టాప్‌ కూడా తీసేసుకుంటే, బయటికేళ్తే ఫ్రెండ్స్ దగ్గర చూస్తారు. మనం ఆప‌నే ఆపగలము అని అనుకుంటే అది మన మూర్ఖత్వం నిజంగా చెప్పాలంటే. ఎవరికైనా మనము చెప్పాలి. దాని మీద అవగాహన కల్పించాలి. ఆ అవగాహనని ఎలా వ ఎలా వాడతున్నారో ఆళిష్టం. అదే అరటిపండు వలవగలుగుతాం కానీ, నోట్లో ఏసి నవిలించలేం గదండీ! అదే, అదే విధంగా వాళ్ళకి చెప్పగలుగుతాము ఇది టెక్నాలజీ ఉంది. దీని, దీని వల్ల మంచిది చెడుంది. వాళ్ళకి వదిలేసాం అనుకోండి వాళ్ళకేదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు తెలుసుకుంటారు. నేర్చుకుంటారు దీనివల్ల అయ్యో! ప్రాబ్లమ్ ఏండి ఒకేళ ఇల డిస్ట్రాక్షన్స్ వల్ల చదువుకోలేకపోయారు, ఎక్సామ్‌లో తక్కువ మార్క్స్ వచ్చినాయి అప్పుడళ్ళకే అర్థమవుతుంది. ఈ తక్కువ మార్క్స్ వచ్చింది, నేను ఇలా టైం వేస్ట్ చేశాను కదా, టైం పాస్ చేసినందుకే నాకు మార్కులు తగ్గినియి. అయ్యయ్యో! అలా చేయకూడదు టైమ్‌ కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. కరెక్ట్‌గా టైమ్‌కి చదువుకోవాలి. నేను ఇవి యాడ్స్ చూడమో ,షాపింగ్‌లనో యాహ్, ఇంస్టాగ్రామలో రీల్స్ చూడడమనో ఫ్రెండ్స్‌తో టైం పాస్ చేయడమనో ఇలా చేసేసాను, అని పిల్లలే తెలుసుకుంటారు.
<clears throat> హ్మ్. అవును. హ్మ్. హ్మ్. కరెక్టండీ. అంతే గదా! అదేలే.
మనము మనం కట్టడి చేసి, నీకేదో అయిపోద్ది నువోద్దు అని మనం చెప్పామనుకోండి. వాడు నమ్మడు దాన్ని. నేను నాకు తెలుసు నేను చదువుకుంటాను. నేను చదువుకోగలను. అని జెప్తాడు. మనం అదే వదిలేసి సరే, వాడికి టెక్నాలజీలో మంచి చెడు చెప్పాము హెచ్చరించాము, నువ్వు ఈ మధ్య డిస్ట్రాక్ట్ అవుతున్నావు
అంతే‌గా? కానీ కరెక్టేనండి. మీరు చెప్పేది 100% కరెక్టు. టెక్నాలజీ మంచి ఉంది. బ్యాడు ఉంది. గుడ్డు బ్యాడు 2 ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ దాన్ని వాడి కొంతమంది పిల్లలు హ్మ్, దానిలోనే ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. దానిలో కోడింగ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ, అవి చూసి గేమ్స్ ఆడి, వాళ్ళ టైమ్ అంతా వేస్ట్ చేసుకున్న పిల్లలు కూడా ఉన్నారు. మరి అలాంటి పిల్లలకి మనం ఎలా సలహాలు ఇయ్యగలుగుతాం? ఎలా గేమ్స్ నుంచి బయటికి ఎలా తీసుకురాగలుగుతాం అంటారు మీరైతే?
అవును. ఉన్నారు. గేమ్స్ కాదండి. కాదు. గేమ్స్ ఆడి ఇప్పుడు మనము అలా అనుకుంటున్నామా గేమ్స్ ఆడి, దాంతో ఒక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి, గేమర్స్ కొన్ని కొ కొన్ని లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు.